అరగంట, గంట అంటే అదేం లేదు. ఎంతసేపొస్తే అంత సేపన్నమాట. ఇప్పుడు నేను స్నాక్స్ తినేంత వరకు చూసేదాన్నన్నమాట.
<chuckles> అంటే, ఆ! కాదు. స్నాక్సు కావాలని, ఇట్లా మెల్లిగా తిని అంత సేపు అలా ఏమైనా చేసిన సందర్భాలున్నాయా?
హ్మ్. ఆ! నేను మామూలుగానే స్లోగానే తింటాను. ఏ పనైనా నేను ఎప్పుడూ స్లోగానే చేస్తాను. తినడం కూడా స్లోగానే. అంటే ఇప్పుడు, ఏమైనా పెట్టుకొని తింటున్నప్పుడు ఆహ్, దాన్ని ఆస్వాదించి తినాలి కదా! కాబట్టి స్లోగా తింటానన్నమాట. అంటే, ఆ టేస్ట్ అదంతా ఇ కొన్నే వెట్టుకున్నా, ఎక్కువ తిన్నామనిపించాలి గదా!
ఓహ్! హ్మ్. అహా! హా! ఆ! ఓహ్! అదే. అదే. అది చిన్నప్పుడు ఆహ్, ఆ టేస్ట్ అవన్నీ తెలుస్తాయి మనం ఆ టీవీలో బడిపోతే ఏం తెలీదనంటారు గదా! బయట, అట్లా ఉండదా?
ఆ! తెలుస్తాయి, తెలుస్తాయి. ఎందుకంటే మనకి ఫుడ్డు ఇష్టము, కార్టూను ఇష్టము. 2 ఇష్టమైతే ఆ! 2 ఇష్టమైతే అప్పుడు ఖచ్చితంగా 2 తెలుస్తాయన్నమాట. సెన్సెస్ బాగా పని జేస్తాయన్నమాట. అల
<chuckles> ఓహ్! 2 ఇష్టమైనయి. ఏ వయస్సు నుంచి బా జూసేవాళ్ళు? ఈ కార్టూన్స్ గానీ, ఏదైనా గానీ?
ఆహ్, చిన్నప్పటి నుంచి అంటే ఆహ్, ఇప్ మనింట్లో
జో సుమారు ఈ వయస్సు, ఆ వయస్సు అట్లా ఉంటుంది గదా!
వయసంటే ఆహ్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచన్నమాట. సెకండ్, ఫస్ట్ నుంచి.
హ్మ్. ఆ! ఫస్ట్ క్లాస్ అంటే, ఆహ్, ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం నుంచి.
హ్మ్. అవునవును. ఐదో సంవత్సరం, ఆరో సంవత్సరం నుంచి బాగా చూసేదాన్నన్నమాట. ఇదే కాదు. సీరియల్స్‌లో 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' అని ఒకటొచ్చేదన్నమాట. అది కూడా బావుంటది. అంటే ఆ రోజుల్లో అది బా చూసేదాన్ని. ఈవెనింగ్ ఒచ్చిద్ది. ఆహ్, మనం స్కూలు నుంచొచ్చేసాక.
హ్మ్. హ్మ్. అదేదె. ఓహ్! ఓహ్! ఆహా! ఆహ్, ఏ సమయంలో ఒచ్చేది?
అది నాకు గుర్తున్నంత వరకు, 5:30 ఆ టైమ్‌లో, 4 ఆ
అదేలేండి. అదేలే. అంటే ఇంగ నువ్వు స్కూలు నుంచొచ్చాక, ఇది. హో‌మ్‌వర్క్స్ ఏం ఉండేవి గావా?
హుహు. అవును. హ్మ్?

చిన్నప్పుడు కార్టూన్స్ అవి బాగా చూసేవాళ్ళ? హ్మ్.
హ్మ్. చిన్నప్పుడు కార్టూన్స్ బాగా చూసేదాన్ని. నాకైతే హ్మ్. కార్టూన్స్‌లో ఆహ్, 'డోరేమోన్' అని ఒక కార్టూనొచ్చేది. అది చాలా హ్మ్. అది చాలా బావుంటది. నాకు చాలా ఇష్టమనమాట ఆ కార్టూను.
ఓహ్! ఎ ఎలా హ్మ్. 'డోరేమోన్.' ఓకే. ఓకే. ఆ! రోజు అదే పనా <giggles> ఇంకా?
అంటే చిన్నప్పుడంటే ఇంకా స్కూల్కి వెళ్ళడం. ఇంటికొచ్చి ఏం జేస్తాము? మనం సినిమాలు గానీ, సీరియల్స్ గానీ చిన్నప్పుడు అవన్నీ ఎక్కువ చూడము గదా! మనకి ఈ
చిన్నప్పుడు. ఆ! అదే. అదే. అంటే ఇంట్లో ఏం అనరా? రాగానే టీవీ బెట్టుకొని గూర్చొని కార్టూన్ జూస్తుంటే.
లేదు. లేదు. ఏం అనరు. అంటే స్కూల్లో అలిసిపోయి చదువుకొని ఒస్తాం గదా! కాబట్టి చూసినా కూడా ఏం అనరు ఇంట్లో కూడా. తొ చె ఆహ్ ఆ! స్కూలు నుంచి రాంగాల్నే ముందు టీవీ ఆన్ జేసుకొని, ఏదో కార్టూన్ ఒచ్చుద్ది. ఈ ఇప్పుడు అం
ఓహ్! మంచి పేరెంట్. ఓహ్! అదే. హ్మ్. హ్మ్. ఏదైనానా? అంటే ఒక్క కార్టూన్ అని గాదు. ఏదైనా మీకు. ఆ!
ఆ! అంటే ఆహ్, మెయిన్‌గా నే నాకిష్టమైనదేంటంటే డోరేమోన్ అనమాట.
హ్మ్. ఓహ్! అంటే డోరేమోన్‌లో ఏ క్యారెక్టర్ ఇష్టం బాగా?
డోరేమోన్‌లో డోరేమోన్ క్యారెక్టరే ఇష్టమన్నమాట.
<chuckles> ఓకే. మెయిన్ లీడే?
హ్మ్. ఆ! మెయిన్ లీడె ఇష్టం. గాడ్జెట్స్ అన్ని దీస్తుంటాడు గదా బయటికి.
ఆ! అదే. అదేలే. అదేలే. ఓహ్! హ్మ్.
హ్మ్. మనకే గాడ్జెట్ కా అంటే చిన్నప్పుడు నేను అనుకునేదాన్ననమాట. ఇలాగ నాకు గూడా ఒక రోబోట్ పెట్ లాంటిదుంటే, నాకు కావాల్సిన అన్ని ఇచ్చేసిద్ది. ఆహ్
ఆ! ఓహ్! ఇమాజినేషన్‌కెళ్ళిపోయేవాళ్ళైతే చూసినప్పుడల్లా.
హ్మ్. అవును. ఏదన్నా హోమ్‌వర్క్స్ కావాలన్నా చేసి పెట్టేసిద్ది. ఏమైనా బయటకి వెళ్ళి ఏమన్నా కొనుక్కురావాల్సిన అవసరం లేదు. అదే తెచ్చి పెట్టేసిద్ది. అలా ఆహ్, గాడ్జెట్స్ నుంచి అన్ని ఒచ్చేస్తాయి అనుకునేదాన్ని. ఏదైనా ఉంటే బావుండని. కానీ <giggles> అలా జరగవు కదా. మనం
ఓహ్! <giggles> ఓహ్! అంటే పెద్దయ్యగ్గూడా అలాగే ఉండేవాళ్ళా నా అట్లా అని అనిపించేదా అయితే?

ఆహ్, అంటే ఏదన్నా ఇప్పుడు నేనిదే చూస్తానంటాడు. కాదు ఇదొద్దు ఇదిందాక చూసాం గదా! వేరేది జూద్దాం అంటాను నేను. అలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొట్టుకుంటాం గొడవ బ గొడవ బడేవాళ్ళమన్నమాట. ఒక్కోసారి. హ్మ్. అలా గూడా జరిగేది. ఇప్
అదేలే. <giggles> ఓహ్! అదే. అదే. <giggles> అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఇది కొనసాగించారు. ఈ కార్టూన్ జూడడం అట్లా సుమారు? స్కూలని ఇంటరని అట్లా ఉంటది గదా!
ఏ లేదు లేదు. ఫిఫ్త్ క్లాస్ వరకే ఫిఫ్త్. ఆహ్, ఫిఫ్త్ క్లాస్ వరకూ అంతే. అంతే. ఆ తరువాత ఇంకా మాకు బాల వికాస్ జరిగేదన్నమాట.
ఓహ్! అంతేనా. <giggles> ఆ! హ్మ్. ఓకే.
ఆ! మా స్కూలులో సెపరేట్‌గా బాల వికాస్ క్లాసులని శ్లోకాలవన్నీ నేర్పించేవాళ్ళు.
అంటే? ఓహో! ఓకే. ఓకే. హ్మ్.
హ్మ్. ఆహ్, శ్లో ఆహ్ దేవుడు గురించి చెప్పడం శ్లోకాలు నేర్పించడం. ఆహ్ తల్లిదండ్రులని గౌరవించాలి అని ఇలా మంచిగా చెప్తుంటారు గదా! బాల వికాస్ పెట్టి. సో, అవ ఆ క్లాస్సెస్ జ ఆ! క్లాస్సెస్ జరిగేవి. ఇంకా తరువాతరువాత. హ్మ్. అవును.
ఆ! అవును. ఆ! అదేలెండి. ఆ! ఆ! క్లాసు హ్మ్. ఆ క్లాసేస్ జ జరగడం వల్ల ఇది తగ్గించారా కార్టూన్స్ అవి?
అవును. ఆ క్లాస్సెస్సు ఇంకా అహా! ఇంకా మనకి క్లాస్సెస్ స్టాండర్డ్ పెరిగే కొద్ది ఆహ్, హోమ్ వర్క్స్ ఎక్కువుంటాయి. నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కూడా ఎక్కువుంటుంది కదా! సో, అప్పుడింకా కొంచెం తగ్గిందన్నమాట. ఇప్పటికి ఉంది నేను అప్పుడప్పుడు చూస్తానన్నమాట. ఇప్పటికి కూడా.
ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా? ఆ! <giggles> అదే. అదే. ఇప్పుడు ఈ ఇప్పుడు గూడా మీరు చుస్తారైతే కార్టూన్స్ అవన్నీ?
అవును. ఇప్పటికి కూడా చూస్తాను.
ఇప్పటికి గూడా 'డోరేమోన్' నేనా లేకపోతే ఇంకేమన్నా కొత్తగా మీ లిస్ట్‌లా యాడ్ అయినాయా?
ఆహ్, కొత్తగా అంటే అది 'మోటు పతులు' ఒకటి, 'బూనీ అండ్ బేర్స్' ఒకటి. 'బూనీ అండ్ బేర్', 'బూనీ అండ్ బేర్' అడ్వెంచర్స్ అని ఆహ్, ఈ మధ్య ఒకటొస్తుందన్నమాట. ఒక చిన్న పిల్లండిద్ది.
హ్మ్. ఏంటది? ఓహ్! ఓహ్! అంటే అందులో ఏంటి వ ఆహ్, స్పెషలు? ఆ కార్టూన్‌లో?
హ్మ్. ఎందులో?